ఆ! ఖచ్చితంగా చూస్తున్నానండి. అంటే నేను ఇలా కొన్ని వీడియోస్ తీసిన తర్వాత నాకదే అనిపించింది. ఎందుకెళ్ళట్లేదా అంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారన్నమాట. ఇలా చాలా ఉంటాయి. ఆ పేరొకటి ఉంటది. దాని కింద ట్యాగ్స్ ఉంటాయి. ఆహ్, మనకి డిస్‌క్రిప్షన్‌లో ఉంటది. ఇలా చాలా చెప్పారన్నమాట. హ్మ్. నేను కూడా కంపేరేటివ్‌లీ అంటే మన తెలుగులో కూడా కొంతమంది ఉన్నారండి. యూట్యూబర్లు ఇలా నేను ఏదైతే వీడియోలు తీసానో అటువంటి వీడియోలు తీసి కొంచెం హ్మ్.
అవునవును. వాటికి థంబ్‌నెయిల్స్ అని అంటారు. మరి ఆ థంబ్‌నెయిల్స్ అది సరిపడినది ఇప్పుడు చూడండి. కొన్ని ఏం చేస్తారంటే సెన్సేషనల్ అంటే <sniffs> చూసేవాడిని. వ్యూవర్స్ నేమో అట్రాక్ట్ చేయడం కోసం వాడు ఏం చేస్తాడంటే ముందుగానే ఆహ్, ఏదో పెడతాడు. ఆ! అందరి ఆహ్, దాన్నేమంటారు, నిరుద్యోగులకి ఏమో పెద్ద బోనస్ గిఫ్ట్ అనేసి అంటాడు. <sniffs> అనేసి అంటే అది థంబ్‌నెయిల్ అన్నమాట అది. కానీ లోపల ఏమి ఉండదు కంటెంట్. హ్మ్. లోపల దారిస ఆ! అమ్మో! నిరుద్యోగులు. ప్రపంచం మొత్తం నిరుద్యోగులే కదా! <sniffs> వీళ్ళందరూ ఏమో ఏదో టిప్స్ అది చెప్తున్నాడు అని చెప్పి చూస్తారు. చివరికి నిరాశ మిగులుతుంది. కానీ వ్యూవర్స్ మట్టుకు వేలల్లో ఉంటారు. సో, అలాంటివి అన్నమాట. అవి థంబ్‌నెయిల్స్ అనీను మరి దాని మీదేమన్నా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసారా? థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి అనేది? హ్మ్.
అవును. అదేండి. అదే. <chuckles> అవును. అదే గదా! అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అలా థంబ్‌నెయిల్స్ పెడతా ఉంటారు. అవును. అదే. <chuckles> అదే. ఆ! <giggles> అవును. యాహ్! చూసాను. చూసానండి. అంటే నార్మల్‌గా ఫస్ట్‌లో నేను ఏం చేసేవాడిని అంటే అసలు థంబ్‌నెయిలు అనేది నేను క్రియేట్ చేసేవాడిని కాదు. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా యూట్యూబే ఏదో ఒక ఫోటో ఇచ్చిద్ధి గదా!
ఆ! అవునవును.
దాన్నలా వదిలేసేవాడిని అన్నమాట. ఆ తరువాత మీరు చెప్పినట్టే ఇది గమనించా కొంచెం. ఆహ్, ఓకే. చాలా మందిని అట్రాక్ట్ చేయాలంటే కొద్దిగా నీట్‌గా ఉండాలి. అందులోనూ ఆ ఓన్లీ అదొక్కటే కాదండి. అది లోపలికెళ్ళిన తరువాత మనల్ని సబ్స్‌క్రైబ్ చేసుకోవాలంటే మన పేజును కూడా ఎలాగా క్రియేట్ చేసుకోవాలో అది కూడా చూసుకున్నా నేను.

హ్మ్. అంటే బ్యానరొకటుంటది. మన థంబ్‌నెయిల్స్ ఎలాగైతే కొంచెం అందంగా కనపడాలో, అలాగే యూట్యూబ్ మన హోమ్ పేజ్‌కెళ్తే, ఒక బ్యానరొస్తదనమాట పైన.
అవును. హ్మ్. అవును.
అదొకటి. మన ప్రొఫైల్ ఫోటోగాని, లోగో అది కూడా కొద్దిగా ఒక గుర్తింపు వచ్చేలాగా ఉండాలనమాట. మన చానల్‌కి.
అవును. ఆ! అది క్యాచ్ అయ్యేటట్టు. ఓకే. హ్మ్.
హ్మ్. సో, ఇవన్నీ చూసి ఆ! అదండి. ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసుకున్నాను. నోట్ చేసుకున్నాను. అండ్ ఏదైతే నేను చేసే కంటెంట్ వేరే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు కొన్ని టిప్స్ ఎలా చెప్తున్నారంటే, కొద్దిగా ఆహ్, అంత క్లియర్‌గా చెప్పకుండా, కొద్దిగా డౌట్ ఆహ్, వాళ్ళకి ఆహ్, అంటే కామెంట్ పెట్టి అన్న ఏదో చెప్పారు. ఒకసారి దాన్ని ఎక్కడ కొనాలి? ఇలాంటి డీటెయిల్స్ అడిగేలాగా కొంచెం గ్యాప్ వదిలేస్తున్నారనమాట.
ఆ! ఆ! అంటే ఆ! వ్యూవర్స్ కోసం. ఆ!
అవును. అంటే అది కూడా ఒక రకమైన టెక్నిక్ అండి. ఇప్పుడు మనం మొత్తం అంతా అరటికాయ తొక్కవలిచేసి పెట్టేసాం అనుకోండి. ఆల్లు జస్ట్ చూస్తారు. వదిలేస్తారు.
అవును. అవును. అవును.
అదే! కొద్దిగా కొంచెం ఒక చిన్న డౌట్‌తో వదిలాం అనుకోండి. అన్న మరీ
ఇప్పుడు అదే, బాహుబ 'బాహుబలి 1' సినిమాలోని ఆహ్, వాడు అతను ఎవడో ఉన్నాడు. వ అతను ఎందుకు చంపాడు? కట్టప్ప. ఆ! అన్నది అది క్వెషన్ మార్క్ పెట్టి వదిలేసాడు. అలాగనమాట పెట్టాలది. చాలా బాగుందండి. చాలా విషయాలు మీరు పంచుకున్నారు. ఈ యూట్యూబ్ వీడియోలు, మీరు సెల్ఫ్ లెర్నింగు, మీరు పడినటువంటి తపన కష్టం ఆహ్, పై ఫైనల్‌గా సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ న్యూసు. విషయం. <sniffs> చాలా బావుంది. మళ్ళీ, మళ్ళీ ఇంకోమారు కలుద్దాం. ధన్యవాదాలండి.
ఆ! <giggles> కట్టప్ప. అవును. అదే. <giggles> అవును. అదే కదండీ!

అదే. ఆ! అంటే, ఇప్పుడూ బేసిక్ వరుకూ అవగాహనొచ్చింది గదండి. అంటే, నేనేం చేస్తానంటే ఇప్పుడూ కార్ ఆహ్, లేకపోతే బైకు, దాన్ని ఎలా క్లీనింగ్ చేసుకోవాలీ, అంటే, దానికీ టిప్ టిప్సండ్ టెక్నా ఆహాహా! అంటే హ్మ్.
ఓకే. ఓకే. ఆ! అదే. ఆ! ఆ! మంచిదే. మంచి టాపిక్కది. ఆ!
అదే. అంటే, ఎవరన్నా కావాలి అనుకుంటే, ఎవరైనా వాష్ చెయ్యాలనుకుంటే, జస్ట్ అది చూస్తారులే అన్నట్టుగా ఒక 4 వీడియోలు పెట్టారు, కానీ దానికీ చాలా ఉన్నాయంటండి యూట్యూబ్‌లో కరక్ట్‌గా టైటిల్
అవునవును. ఆ! ఆ! అవును. ఆల్రెడీ ఉంటాయి అందులో బోలుడు.
ఆ! అదే కదా! మనకన్నా ముందే చాలా మంది పెట్టేసుంటారు గాబట్టి, మన వీడియో ఆ లిస్ట్‌లో ఎక్కడో కిందెక్కడో ఉంటది.
అదే. అవునవును. అంటే, ఇవన్నీ ఉంటాయి. మీది కూడా ఉంటుందీ, కానీ అదీ ఒక 1000 పేజీ దగ్గరో ఎక్కడో ఉంటుందది. దాన్నేమో ఆహ్, దానికి ముందుకు తీసుకురావాలి. మనది ఫస్ట్ పేజీ‌లో ఉంటే, అందరూ ఆహ్, చూస్తారు. అంతే గానీ, ఓ 1000 పేజో, 100 పేజో, అక్కడ దాకా వెళ్ళరు కదా! దానికి, దానికీ మర్ దానికి మరీ ఓ టెక్నిక్కేదో ఉందండి. వీళ్ళేదో యస్‌ఈవో అంటారు, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని చెప్పీ ఉందే. అంటే, మనదేమో ముందు ఫస్ట్ పేజీ‌లో కావాలి అనేసంటే, దానికి తగ్గట్టుగానేమో మనం దాన్ని డిజైన్ చేసుకోవాలనమాట. <sniffs> హ్మ్. దానికి వర్డింగ్స్ తర్వాతన మీరు పెట్టేటువంటి
అవును. అదే. ఆ! అక్కడ వరకు ఎవర్రారు. <giggles> అదే అండి. హ్మ్. అంతోపిక అసలెవరకుంటదండి బాబు. అసలెవరెళ్లరక్కడికి. <giggles> హ్మ్. అవునండి. అవును. అవునవునండి. అదే. ఆ అలగారిథమ్, ఏదైతే యూట్యూబ్ అలగారిథమ్ ఉంటుందో
ఆల్గరిథమ్. ఆ! అది ఉంటుంది. సరే అయితే, ఈ విధంగాను మీ ట్రయలండెర్రర్ ఫస్ట్ వీడియో ఎడిటింగ్ జేసారు. అది సొ సొంతంగా నేర్చుకున్నారనమాట. అయితే మరి ఓకే, ఇదీ స్టార్టింగ్ ట్రయలండెర్రర్ చెప్పారు. అది ఇప్పుడు ఇంకా ఇంప్రూవయిందా ఏమన్నా?
అదే. అవునండి. అవునవునండి.

ఓకే. అంటే బేసిక్ లెవెల్‌లో జా అంటే మీకు దొరకలేదు. హ్మ్. ఆ!
అవును. సో, ఏం చేశానంటే వాటి వరకు విన్నాను. విన్నాది కొంచెం అవగాహన కొద్దిగా కలిగింది. అయితే నేనేం చేశానంటే వీటికి సంబంధించి అసలు ఏమేమి యాపు‌లున్నయి అవన్నీ కూడా గూగుల్‌లో సెర్చ్ చేసుకున్నాను.
హ్మ్. ఓకే.
హ్మ్. అంటే అది కూడా నా మొబైల్‌కి కొద్దిగా సూటబిలిటీ‌గా, నా మొబైల్‌కి గాని, నా ల్యాప్‌టాప్‌కి రెండిట్లోనూ సెపరేట్ సెపరేట్‌గా యాపులు డౌన్‌లోడ్ జేసి పెట్టుకున్నా అన్నమాట. అదే, ఆహ్, రెండిట్లోనూ సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ జేసి పెట్టుకున్నా.
ఆ! ఓకే.
ఇన్‌స్టాల్ జేసి పెట్టుకున్ హ్మ్. చెప్పండి.
అయితే ఇప్పుడు ఆ! ఓకే. సాఫ్ట్‌వేర్లు అవి జేస్తున్నారు. ఈ ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి. బైజూ అలాంటివేవో ఉన్నాయి కదా! ఆహ్, అలాంటివేమన్నా ట్రై చేశారా?
హ్మ్. అవునండి. లేదు లేదు. యాక్చువల్‌గేంటంటే ఆహ్, నా అంతట నేనే నేర్చేసుకుందాం అన్న ఆశతోనే ఉన్నాను గానీ, మళ్ళీ ఇది పెయిడ్‌గా వెళ్దాము, అంటే డబ్బులు <giggles>
అ! ఇ ఓహ్! అవన్నీ పెయిడ్‌వనమాట. అంటే ఫ్రీ కోర్స్‌లు, ఫ్రీ తాలూకా యాప్లు అలాంటివి ఉంటే వాటి గురించి ట్రై చేద్దాం అని ఓకే. చ చెప్పండి.
అవునవును. అదే. అదే అండి. హ్మ్. సో, నేనలా సాఫ్ట్‌వేర్లది రెడీగా పెట్టుకున్నాను. అయితే ఇప్పుడేంటి నాకు కొద్దిగా మేజర్‌గా ఎలా చెయ్యాలి, అదంతా కూడా వాళ్ళు చెప్తున్నారు. దాని వరకు వెళ్ళాలంటే అసలు ముందు బేసిక్స్ నాకు తెలియాలి కదా! అని జెప్పి, నేనేం చేసేవాడినంటే రోజుకి ఒక అరగంట సేపు
హ్మ్.
హ్మ్. ఒక అరగంట సేపు దాన్ని పట్టుకొని అసలు ఏదోక వీడియో అసలు ఆల్రెడీ మన ఫోన్‌లో కొన్ని వీడియోలు ఉంటాయి కదా!
ఓకే. అవునవును.
ఆ వీడియో‌లతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశానన్నమాట. ఫస్టు బేసిగ్గా అసలు ఆ వీడియో‌ని మనం ఎలా అప్లోడ్ జేసుకోవాలి ఆ యాప్‌లోకి? అంటే ఆ సాఫ్ట్‌వేర్‌లోకి ఎలా అప్లోడ్ జేసుకోవాలి? అది చూశాను. ఆ తర్వాత స్లోగా హ్మ్.
ఆ! ఆ! అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అని ట్రై చేశారనమాట. హ్మ్. ఆ! ఓకే. ఓకే.
ఆ! అంతేనండి. కరెక్ట్ జెప్పారు. అంటే అసలు అ అలా చేస్తూ ఉంటే ఓకే. ఇలా చేయగచ్చుకు ఇలా చేయొచ్చు. ఇలా చేయకూడదు. ఇలా ఒక్కొక్కటే తెలిసిందన్నమాట నాకు. హ్మ్. దాని ద్వారానే కొద్దిగా ఇలా వీడియో‌ని ఇక్కడ ఆహ్, కరెక్ట్‌గా ఇక్కడ కావాలి. అక్కడ కట్ చేసుకోవాలి. అంటే నాకక్కడి వరకే ఆ వీడియో కావాలి తర్వాత, వేరే ఏదన్నా పెట్టుకోవాలనుకోండి దాన్ని కట్ చేసుకుంటాం అనమాట.